మీకూ, రుచికరమైన వంటకం అనగానే, గుర్తొచ్చే వంట ఏదండి? మీకు దానితో ఉన్న జ్ఞాపకాలేంటి? నాకు చెప్పుకోగలరా మీరేమైనా?
చెప్తానండి. మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఏంటంటే బిర్యానీ. ఆహ్, చికెన్ బిర్యానీ అయి మటన్ బిర్యానీ అయినా, ఏదైనా కూడా ఏంటంటే, చేస్తానండి. ఆహ్, ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ కూడా చేస్తాను. నాకు గుర్తున్నదేంటంటే, మా చిన్నప్పుడూ, సంక్రాంతికి చిన్నతనంలో ఒక 20, 25 ఇయర్స్ బ్యాకు, ఆహ్, ఫెస్టివల్సప్పుడే ఇలాంటి వెరైటీ వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు వీక్లీ వన్స్ ఎవరైనా, మేము చేస్తామూ
అవునా అండి? మీరు బా చేస్తారా అండి? ఆహా! అవునా అండి? అవునా అండి? అవునా అండి? అంటే 25 సంవత్సరాలు క్రిందట, ఆ సమయాల్లో, మరి బిర్యానీ అనేది ఉండేదా అండి? అంటే ఇప్ప అప్పడి కాలంలో, బిర్యానీ అనేది ఎక్కువగా తినేవారా?
ఆ! తినేవారండి. తినేవారు, కాకపోతే చాలా తక్కువగా చేసేవారు. ఫెస్టివల్సప్పుడు మాత్రమే చేసేవారు. సంక్రాంతి
అవునా అండి? అవునండి. అవును. ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటేనండీ, రొ రొండు వారాలకొకసారి, ఎప్పుడైనా తినాలి అనిపిస్తే తినడం. లేదంటే గనుక, బయట రెస్టారెంట్లుకి వెళ్ళి తినడాలెక్కువైపోతున్నాయండి.
అవునండి. అవును.
హ్మ్.
వీక్లీ వన్సయినా ఆహ్, మా ఇంట్లో తప్పకుండా చేయాల్సిందే సండేకి కనీసం ఒక సండే విడిచిపెట్టిన, మరలా రెండో సండే‌కైనా కంపల్సరీగ
అహా! అవునా, బా చేస్తారా అండి మీరు బిర్యానీ అనేది.
ఆ! చేస్తానండి నేను చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేస్తాను.
మీకూ అంటే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తరచుగా అడుగుతా ఉంటారా అండి. అంటే రెస్టారెంట్ స్టైల్ అంతా ఈ విధంగా మీకు కుదురుతుందా? ఆ వంటకం అనేది?
ఆ! కుదురుతుందండి. అంటే అది మామూలుగా అయితే అంత ఈజీ కాదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, అందులో ఉంటాయి కాబట్టి యూట్యూబ్‍లో చూసి మనకు ఇష్టమైన ఓ షెఫుది చూసుకొని అది కొంచెం చేస్తా ఉంటాం. బానే వస్తుందండి ట్రై చేస్తాను, బానే వస్తుంది.
అవునండి. హ్మ్. అవునండి ఖచ్చితంగా. అవునా అండి. అంటే మీకు అది చేస్తున్నప్పుడు, మీ వాళ్ళు ఎవరైనా సరే చేసిన తర్వాత అయినా సరే. వాసన బాగా ఉంది ఆహ్, ఎలా చేసావు, అని చెప్పేసి అడగడం కానీ మీరు ఫ్రెండ్స్‌కి పం పెట్టినప్పుడు, బాగా చేశావనే మీకూ మిమ్మల్ని ఎవరైనా పొగిడేవారా అండి?
పొగుడుతారండి. నేను ఇంటి పక్కన వాళ్ళకి, రిలేటివ్స్‌కి కొంచెం ఇచ్చినప్పుడు. లేదా మా ఇంట్లో మా పిల్లలైనా అదే రెడీ అవుతున్నప్పుడే "మమ్మీ స్మెల్ చాలా బాగుంది! స్మెల్ చాలా బాగుంది" అంటారండి. పక్కనింటి వాళ్ళు కూడా "మీరు ఎలా చేశారో, ఆ ప్రాసెస్ మాకు కూడా చెప్పండి" అంటారండి.
అవునా అండి. అవునా అండి. మరి ఇంకా మీరు చే అది బిర్యానీ చేస్తున్నారు, మరి దానికి ఆహ్, సైడ్ డిష్‍గా గానీ, అంటే దానికి కొంచెం పెరుగు చట్నీ, రైతా గానీ, గ్రేవీస్ కానీ ఇంకేమన్నా చేస్తారా అండి మీరు?
చేస్తానండి. పెరుగుతో రైతా చేస్తాను తర్వాత హ్మ్, కట్టా చేస్తానండి. ముస్లిమ్స్ ఎక్కువ చేస్తారు కదా, కట్టా. అది గుడా నేను చేస్తాను. అది మా బాబు ఫేవరెట్ అండి తప్పనిసరిగా బిర్యానీ ఉంటే కట్టా కంపల్సరీగా ఉండాల్సిందె. అది గుడ చేస్త
ఆహా! అవునా అండి. అవునండి అవును. అవునండి అవును. అవునా అండి. మీరు చేసే ఆ వంటకం బిర్యానీ. అంటే, ఒకప్ కొంతమంది బిర్యానీ రైస్ వాడరు. నార్మల్‌గా బిర్యానీ మనం రైస్ ఏదైతే అన్నంలోకి వండుకుంటామో, అదే రైస్ వండుకుంటారు. మీరు ఏది ఎక్కువగా వండుకుంటారండి?
బాస్మతి రైసే వాడుకుంటామండి. వెజిటబుల్ బిర్యానీకి అయితే కొంచెం నార్మల్ రైస్ వాడతాం కానీ, బిర్యానీ వండాలంటే బాస్మతి రైస్ అయితేనే, ఆ ఫ్లేవర్ వస్తుందనమాట. మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది బావుంటుంది.
ఆహా! వెజిటేబుల్ బిరియాని కూడా చేస్తారు. అవునండి, అవును. నేను విన్నానండి నేను విన్నానండి. మరి మీరు చేసే ఆ బిర్యానీ అంటే, కొంతమందికి బిర్యానీ అనేది కుదరదు. అంటే, కొంతమందికి పొలుగ్గా వస్తుంది, కొంతమందికి శుద్ధ అయిపోతుంది, కొంతమందికి నిజంగానే బిర్యానీ రెస్టారెంట్‍లో తీసుకొచ్చారా! అన్న టెక్స్చర్‌లాగా ఉంటుంది. మీకెలా ఉంటుందండి మీరు చేసే బిర్యానీ అనేది?
అంతే ఉంటుందండి. రెస్టారెంట్‍లో తెచ్చినట్టే ఉంటుంది. మా రిలేటివ్‌కి ఒకళ్ళకి బ్రదర్‍కి పెడితే బ్రదర్ ఇన్ లా అవుతారు. వారికి పెడితే, "చాలా బాగుందమ్మా, చాలా రెస్టారెంట్‍లో తిన్నట్టే ఉంది. ఆ స్మెల్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, చాలా బాగుంది. చాలా టేస్ట్‌గా ఉంది" అని అంటారండి.
అవునా అండి! ఆహా! అవునా అండి! అవునా అండి! అవునా అండి? మరి ఇంకా మీరు ఆ బిర్యానీ అనేది ఎలా చేస్తారో నాకేమైనా వివరించగలరా అండి?
ఆహ్, వివరించగలనండి. ము ముందుగా కొంచెం రైస్ మనం ఎంత తీసుకుంటున్నామో, ఆ రైస్ తీసుకొని కొంచెం 2 సార్లు శుభ్రంగా
ఆహ్, చెప్పండండి. నాకు ఇంకొక డౌట్ వచ్చిందండి. ఒక మాట అడగొచ్చా? ఏం లేదు. బిర్యానీ అనేది మీరు రొండు పూటలకి సరిపడేలా చేస్కుంటారా? లేదా ఒక్క పూటకే చేస్కుంటారా?
కరెక్ట్. లేదండి ఒక్క పూటకే చేస్తాను. అది వేడిగా తిన్నప్పుడే దాన్ని ఎంజాయ్ చేస్తాం. కానీ వేడి తగ్గినా, హీట్ తగ్గినా కూడా దాని టేస్ట్ మాత్రం, ఏ మాత్రం తగ్గదు. కొంచెం మనకి అది ఒక్కొక్కసారి రైస్ ఎక్కువ వేసినప్పుడు ఉంటది. కానీ అది వేస్ట్ చేయకుండా సాయంత్రానికి కూడా తింటామండి, పారేయం.
అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవును. ఖచ్చితంగా అండి. ఆహ్, సరేనండి మీరు వివరించేండండి. మీరు ఎలా చేయగలుగుతారో అది.
మనం ఎంత రైస్ తీసుకోవాలో మన ఫ్యామిలీకి ఎంతైతే సరిపోయిద్దో రైస్ అంత రైస్ ముందు తీసుకొని, 2 సార్లు శుభ్రంగా కడుక్కొని, మర్ మరలా దాంట్లో వాటర్ పోసి నానపెట్టాలి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ హౌర్.
అవునా అండి? ఎందుకు నానపెడతారండి? ఎందుకండి అలాగ?
నానపెట్టినప్పుడు మనకు ఆ రైస్ ఉడికేటప్పుడు స్మూత్ వస్తది. అంత మాత్రమే కాదు ఆహ్, స్మెల్ వస్తది.
ఆహా! అంటే ఇప్పుడు మనము ఆహ్, అన్నం బియ్యం అన్నం అదే మామూలుగా మనం ఇంట్లో రోజువారికి అన్నం వండుకుంటాం క
ఆ!
మరి దాన్ని మనం నానపెట్టం కదా!
దాన్ని కూడా నానబెట్టుకుంటేనే బెటర్ అండి. త్వరగా ఉడికిద్ది, మనకి స్మూత్‌నెస్ వస్తది.
అవునా అండి? అంటె అంటే స్మూత్‍నెస్ ఓకే. కానీ, బిర్యానీ రైస్ అంటే, ఏదో జస్ట్ మనం నెలకొచ్చ్ అదే వారంకొచ్చి ఒకసారి అలా తింటా ఉంటాం. కానీ, మనం డైలీ తినే అన్నం కదా అది. మరి అప్పుడు మనకి దాన్లో ఉండే పోషక విలువలు
హ్మ్. ద దాన్ నానబెట్టినప్పుడు స్టార్చ్ ఎక్కువ పోతుంది. షుగర్ పేషెంట్‌లుకి మంచిది అని చెప్తున్నారు కదండి ఇప్పుడు. అందుకని నానబెట్టడం మం
ఆహా! అవునాండి అవునా! నాకు తెలియని విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి. అంటే నానపె నేను అనుకునేదాన్ని నానపెడితే, దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి కదా! అని చెప్పేసి అనుకున్నానండి.
ఆ! పోవండి నానపె నానపెడితే ఇంకా నిజంగా చెప్పాలంటే, మన ఏదైనా గ్రేయిన్స్ నానబెట్టినప్పుడు దానిలో ఉండే ప్రోటీన్స్ ఏదైనా ఉంటే, ఫైబరు అవి రెట్టింపు అవుతాయని, నేను ఒక ఒకళ్ళు చెప్తుంటే విన్నానండి. ఒక వ్యవసాయం చేసే అతను చెప్తే విన్నాను. అదికాయ్
ఆహా! అవునా అండి. సరేనండి. ఆ! నాకు బిర్యానీ అంటే, చాలా అంటే చాలా ఇష్టమండీ. ఒకసారి మీరు ఎలా చేస్తారో అది వివరించగలరా? మళ్ళీ చెప్పగలరా అండి?
రైస్ నానబెట్టిన తర్వాత, దానికి అవసరమైన పదార్థాలన్నీ స్పైసెస్ అన్నీ తీసుకోవాలి. దానికి ఎంత సరిపడా తీసుకోవాలో అన్నీ స్పైసెస్ తీసుకోవాలి. తర్వాత చికెన్ బిర్యానీకైతే రైస్ ఎంత ఈక్వల్ పోర్షన్ తీసుకోవాలి. ½ కేజీ రైస్‍కి, ½ కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్ కూడా
ఆహా! అవునండి. ఎందుకండి అలాగా?
ఎన్ చికెన్ కూడా హాఫ్ కేజీ. రైస్ హాఫ్ కేజీ.
అంటే అహా! అంటే ముక్కలనను రైసు, 2 బ్యాలెన్స్‌గా ఉండేలా చూడాలి అంటారు. అంతేనా అండి? హుహు.
ఆ! చూడాలి. అలా ఉన్నప్పుడు అది కరెక్ట్ టేస్ట్ ఒస్తది. మనకి రెస్టారెంట్ తిన్న టేస్ట్ ఒస్తది. అలా చేసినప్పుడు.
అవునా అండీ! అవునా! హ్మ్.
వ అది కడిగి, చికెన్ కూడా చక్కగా కడిగిన తర్వాత అల్లం చిన్ను‌ల్లిపాయ పేస్టేసి, అల్లం చిన్ను‌ల్లిపాయ పెటర్ పేస్ట్ రాయాలి. దానిలో ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనాకు, స్పైసెస్, హోల్ గరం మసాలా మొత్తం వేసి కలపాలి. కలిపి అది చికెన్ కూడా ఓ ఒక హాఫ్ అన్ అవర్ బో ఆహ్, నానబెట్టాలి.
అవునా అండి! ఆహా! అవునా అండీ! అవునా! ఎందుకండి? అలా నానపెట్టడం వల్ల ఏమవుతుంది?
నానబెట్టడం వలన దానిలో మనం ఇవేస్తాం కదా! ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్ను‌ల్లిపాయ వేస్ట్ పేస్ట్ వేసినప్పుడు, ఆ పసుపులోని వేడి అల్లం చిన్ను‌ల్లిపాయలోని హీట్ తీసుకొని చికెన్ చక్కగా స్మూత్‌నెస్ అవుతుంది. అది మనం పొయ్యి మీద పెట్టంగానే త్వరగా కుక్ అయిపోతుందనమాట.
అవునండి అవును. అవునండి అవును. ఆహా! ఆహా! అవునా అండి, అవునా! అది దాన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలా అండి? లేతే బయటే పెట్టాలా?
అవును. అలా నానబెట్టుకున్న బయట హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అయితే బయట పెట్టుకోవచ్చు, లేదా మనం ఆహ్, సిద్ధపరచుకున్న తర్వాత ఏదైనా ఒక పని ఇంకా ఎక్కువసేపు పడుతుందేమో అది వండటానికి అనుకున్నప్పుడు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదా 1 అవర్ దాకా బయటున్న ఏ ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే మనం స్పైసెస్, ఉప్పు, కారం అన్నీ రాసి పెడుతున్నాం కాబట్టి, దానికి ఏం ఏం రాదు ఏమవ్వదు.
అవునా! హుహు. అవునండి, అవును. ఖచ్చితంగా అండి.
అ! ఏమి అవ్వదు. తర్వాత అది మనం ఘీ గాని, ఆయిల్ కానీ వేసి, ఒక పెద్ద పాత్ర తీసుకొని, దాన్లో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి, వేసి, అవి వేగిన తర్వాత, చికెన్ వేయాలి. చికెన్ కూడా వే
అవునండి, అవును. అవునా అండి. మనం ఇప్పుడు చేస్తుంది దమ్ బిర్యానీయా అండి. లేకపోతే ఫ్రై పీస్ బిర్యానీనా అండి.
ధమ్ బిర్యానీ అండి. చికెన్ ధమ్ బిర్యానీ.
అవునా? <giggles> అంటే నేను మా అడిగాను కానీ బిర్యానీ అని దమ్మా, చికెన్ అదే ఫ్రై అని చెప్పి అడగలేదు. ఆ! అవునా అండి? అవునా! సరేనండి అయితే. ఆ! చెప్పండండి.
చికెన్ ధమ్ బిర్యానీ అని చెప్పాను కదా! ఫస్టు. ఆ చికెన్ వేసిన తర్వాత, నెయ్యి కానీ నూనె కానీ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ వేయాలి. నానబెట్టిన చికెన్ వేయ్యాలి. వేసిన తర్వాత, కొంచెం దాన్ని ఫ్రై చేయాలి. దాంట్లో కొంచెం వాటర్ వస్తది. ఆ వాటర్ అంతా ఇగిరిపోయిన తర్వాత, మరల మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. 2 గ్లాసెస్ యాడ్ చేసిన తర్వాత, దానిలో ఉప్పు, కారం చూసి కొంచెంసేపు కావాలంటే మనం కొంచెం యాడ్ చేయొచ్చు. చాలా పోతే సరిపోతే ఓకే. అది దగ్గర పడిన తర్వాత, ఎసరంతా మగ్గి దగ్గర పడిన తర్వాత, ఇంకొక పొయ్యి మీద, ఈ రైస్ కుక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అది కొంచెం సేపు 80% కుక్ అయిన తర్వాత, ఈ చికెన్ మీద ఆ రైస్ దానిలో ఉన్న వాటర్ అంతా వంచేసి, ఈ రైస్ దాని మీద చికెన్ పైన వేసి, మూత పెట్టాలి. కంప్లీట్‌గా క్లోజ్ చేసేయాలి.
హుహు. అవునండి, అవును. అవునండి, అవును. అవునండి, అవును. అవునా? అంటే, లేయర్స్ లేయర్స్‌గా వేయాలంటారా అండి?
దానిపై వన్ లేయర్ వేసిన, అంటే 1/2 అయితే, వన్ లేయర్ వేసినా సరిపోతుందండి. ఒక కేజీ కేజీ కన్నా కొంచెం మనం పెంచుకున్నప్పుడు, దాన్ని లేయర్స్ లేయర్స్‌గా వేయాలి.
ఆహా! అవునండి. నేను విన్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేస్తారు కదా!
ఫ్రై డాన్స్ చేసేది అది వే వేరే స్పైసీ. అది వేరొక కచ్చా బిర్యానీ అంటారు అది.
ఆహా! అవునా! అంటే ఈ వీటిల్లో కూడా, దమ్ బిర్యానీలకి వాటికి కూడా ఈ మధ్యకాలంలో ఏ ఏముందిలేండండి, ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో. అవును.
షేర్ చేస్తారు అంతే కదా. అంతే ఎవరి ఇష్టం కానీ, ఇల ఇది, ఇది ఒక స్టైల్. అలా ఆ స్టైల్ స ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తర్వాత కుంకుమ పువ్వు వాటర్ అలా వేసి దమ్ చేసినప్పుడు, అదొక టేస్ట్. మేము అది కచ్చా బిర్యానీ స్టైల్. మీరు చెప్పింది కచ్చా బిర్యానీ స్టైల్ అనమాట.
ఆహా! పుదీనా. అవునండి, అవును. అంటే, నాకు అసలు ఈ పేరు కచ్చా బిర్యానీ అనే పేరు గూడా, నేను మీ నోటి నుంచే వింటున్నానండి. ఇప్పటివరకు నిజంగా వినలేదు. కొత్త బిర్యానీ
కచ్చా బిర్యానీ చాలా టేస్ట్‌గ ఉంటదండి. అసలు అది తింటే మామూలు బిర్యానీలు, దమ్ బిర్యానీలు కూడా నచ్చవు ఎవరికీ.
ఆహా! హ్మ్. అవునా! న్ అంటే నేను ఫస్ట్ టైమ్ వింటున్నానండి. అంటే, ఇప్పటివరకు నేను 'ఉలవచార్ బిర్యానీ' విన్నాను, చికెన్ దమ్ బిర్యానీ విన్నాను, ఇంకా ఏదో 'రాజుగారి కోడి పలావ్' విన్నాను ఇలాంటివన్నీ విన్నాను కానీ కచ్చా బిర్యానీ, అనేది మాత్రం మొదటిసారి అండి నేను వినడం.
ఆ! చాలా బాగుంటుందండి. కచ్చా బిర్యానీ.
మరి, ఈ బిర్యానీ చేస్తున్నప్పుడు మీ వాళ్ళు అమ్మా ఎంతసేపు? నాకు ఆకలేస్తుంది త్వరగా పెట్టు ప్లేట్‌లో ఎంతసేపు? అని చెప్పేసి వచ్చి చూడడాలు, లేదా అలాంటివన్నీ ఎప్పుడైనా చేశారా అండి?
ఆ! చేస్తారండి, చేస్తారు. ఎందుకంటే, సండే స్పెషల్ కాబట్టి బిర్యానీ అనేది. వాళ్ళకి ఆకలి యేసినా, యేయకపోయినా వాళ్ళు ఆకలి యేస్తుంది ఆ స్మెల్‌కి, "అమ్మా మంచి స్మెల్ వస్తుంది, ఆకలేస్తుందని" ఖచ్చితంగా అంటారు.
ఆహా! అవునా అండి? మరి మ్ మీరు, మీరు ఈ బిర్యానీ చేస్తూ, ఎప్పుడైనా ఫ్లాపై న రోజులేమన్నా ఉన్నాయా అండి?
ఆ! చాలా ఇష్టం మా పిల్లలకి. ఉన్నాయండి. ఒకసారి, రెండుసార్లేయో ఫ్లాపంటే, శాంతం ఫ్లాప్ కాదు. కొంచెం సాల్ట్ తగ్గినప్పుడూ, టేస్టుండదు గదా! సాల్టు ఎన్ని స్పైసెసేసినా, సాల్టేయకపోతే టేస్ట్ రాదు. అలాగే తక్కువయినా గూడా, టేస్ట్ రాదు గదా! అలా
అవునండి, ఖచ్చితంగా. అవునండి, ఖచ్చితంగా. అవునండి. అవును.
ఫెయిలయిందొకసారి.
అ! ఇంకొకసారెప్పుడు అండి?
ఇంకొకసారి, వాటరెక్కువయ్యి మెత్తగా అయ్యీ, అప్పుడొకసారి ఫెయిలయింది.
ఆహా! అవునా! ఆహ్, ఖచ్చితంగా అండి. మనకీ బిర్యానీ రైసన్న తరవాతా, గ్లాసు కొలతలనేది మనం మిస్ అవుతామండి.
గ్లాస్ కంతలకు కంపల్సరీగా కావాలి అంటే ఇప్పుడు, నేను చెప్పిన ప్రాసెస్‌కి కొలతలవసర లేదు. పులావ్‌కైతే కొలతలు కావాలి. ఇదీ
అవునండి. అవును. అవును. ఎందుకు అంటే, రైసనేది మనమూ స్ స్ కొంచెం ఎక్కువైనియి అనుకోండి శుద్దగా అయిపోతుందన్నం.
అవును. తగ్గినప్పుడు బాగ పొలుగ్గా ఉంటది.
అదే అవునండి. లేదు అంటే గనక, పొలుగ్గా ఉంటుంది. ఆహ్, పొలుగ్గా ఉన్నదీ తినలేం, అంటే బియ్యం ఉడికి ఉడికనట్లనిపిస్తది. ఇది శుద్ శుద్దగా ఉన్నదేంటి అంటగా, శుద్ధగా అయిపోయింది గూడా మనమూ, ఏంటో నీళ్ళనీళ్ళగా, లేకపోతే మెత్తగా, బిర్యానీ రైసనేది విరిగిపోతది కదా!
అవును. అవును, గట్టిగా ఉంటుంది. మెత్తగా ఉన్నప్పుడు బావుండదు. టేస్ట్ బావుండదు. అయినా బిర్యానీ టేస్టంతా కోల్పోతుంది గదా!
అవునండి. అవునండి. ఖచ్చితంగా. మీరు బిర్యానీ అనేది ఏ ఏ సందర్భాల్లో ఎక్కువగా చేస్తారండి, అంటే మీరు పుట్టిన రోజులకా లేదా మీ పెళ్ళి రోజుకి అలా పండగలకా ఎప్పుడు చేస్తారండి బాగా?
అవును. సండే ఎక్కువ శాతం ఉంటదండి. వీక్లీ వన్స్ ఉంటది. ఎప్పుడైనా మిస్ అయితే ఈలోపు ఎవరో ఒకళ్ళు పుట్టిన రోజులు, పెళ్లి రోజులు సరిగ్గా ఉంటది. లేతే ఒకరోజు అది మిస్ అయిందా, ఆ! బైటకెళ్ళైయిన సరే ఫెస్ట్ ఆహ్, ఫెస్టివల్స్ అప్పుడో లేతే బర్త్‌డేస్ అప్పుడో హోటల్స్‌కి వెళ్ళాల్సిందే బిర్యానీ <giggles> తినాల్సిందే.
ఆహా! అవునా అండి. అవునా. <giggles> అవునా అండి. మరి మీరు ఎప్పుడైనా సరే, మీ ఇంట్లో వాళ్ళకి అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు చూశారా? కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు. వాళ్ళకి బిర్యానీ చేసేటప్పుడు వాళ్ళు అంటారు "బిర్యానీ తింటే వేడి చేస్తది గ్యా" ఆహ్, ఇలా అంటారు కదా. మరి వాళ్ళకి మీరేం చెప్తారు. తినమంటారా? లేకపోతే మీరు వాళ్ళ కోసం స్పైసెస్ తక్కువ వేస్తారా లేకపోతే ఏం చేస్తారు?
అవును. అవును. అవును. తింటారు. ఒక్కొక్కళ్ళు తింటారు. ఏజ్ ఎక్కువున్నా తింటారు. ఒక్కొక్కళ్ళు తినలేరు. మా నాయనమ్మ తినేదండి మేము ఏది పెట్టినా, మా నా
అవునండి. అవునండి. ఆహాహా! నాయనమ్మ, మీ నాయనమ్మ గారే మళ్ళీ.
అవును. మా నాయనమ్మ గారు తింటారు. ఓహ్! ఆవిడకి ఏదైనా ఇష్టం. మేము ఏది చేసినా ఇష్టంగా తింటారు తినేవారు. హ్మ్, మా అప్పుడు మా అమ్మా, నాన్నగారు చాలా నాన్‍వెజ్ తగ్గిచ్చేసారు. మేము బిర్యానీ చేసినా, ఆ పైనుండే కొంచెం స్పైసెస్ తక్కువ ఉండే, ఆ వైట్ రైస్ మాత్రం తింటారు. "ఏమవ్వదులే అమ్మా, ఏమి అవ్వదులే నాన్న అది మసాలా లేదు కొంచెం తక్కువే ఉందిలే, తినండిలే పర్వాలేదులే" అని చెప్పినా! వద్దులే అమ్మా అలానే అంటారు మసాలా కదా వేడి చేస్తుంది. మరలా ఆహ్, దాహం ఎక్కువ వేస్తది అది తిన్న కాడనుంచి వద్దులే అమ్మ
ఆహా! అవునా అండి. అవునా? అవునా అండి. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవును. ఖచ్చితంగా అండి మషాల అవునండి. అవును. అవునండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనము ఇలాంటివన్నీ మాటలు బిర్యానీ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ మాటలు అనేది వింటూ ఉంటున్నామండి.
అవును.
ఇలా దాహం వేస్తది. లేకపోతే, గ్యాసొస్తది, లేదా అరగ అరగదు అనే మాట మాత్రం బాగా వింటున్నాము.
అవును. అవును. అది తిన్నాక మళ్ళీ ఆకలేయదు. పొట్ట ఉబ్బరంగా ఉండుద్ది మసాలాలు కదా!
అవునండి. అవును. మరి బిర్యానీ తింటారు. ఓకే. మరి బిర్యానీతో పాటు థమ్సప్, కూల్ డ్రింక్స్?
<chuckles> ఓకె. కంపల్సరీ కదా అది.
అవును. ఖచ్చితంగా. కానీ
ఐస్‌క్రీమ్ లేకపోతే, ఒక థమ్సప్ కంపల్సరీ. ఒకవేళ థమ్సప్ లేదా ఆహ్, ఈవినింగ్‌కైనా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత, ఈవినింగ్‌కైనా లేకపోతే, స్నాక్స్ టైమ్‌కైనా ఐస్‌క్రీమ్ తీసుకురావాల్సిందే. ఐస్‌క్రీమ్ తినాల్సిందే.
అవును. ఖచ్చితంగా. అవునండి. అవును. నేను
ఆ! వాళ్ళు తిన్నప్పుడే వాళ్ళకి ఫుల్‌ఫిల్ అయిద్ది ఆ రోజంతా. డే సండే.
అవునండి. అవును. ఈ రుచికరమైన జ్ఞాపకాలనేది, మీకు ఏ వంటతో అనేది ముడిపడి ఉన్నాయో, అది మీరు చాలా చక్కగా వివరించారండి. నాకు తెలియని కొత్త, కొత్త పేర్లు <chuckles> బిర్యానీవి మీరు తెలియజేశారు. ఇంకా మీకున్న జ్ఞాపకాలు, మీరు బిర్యానీ అనేది ఎలా చేస్తారు, అనేది చాలా చక్కగా చెప్పారండి. మీతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకున్నందుకు. ధన్యవాదములండి.
ధన్యవాదములు.